ఓకే. క్లాసెస్‌కి వెళ్ళేవాళ్ళా మీరు యోగాకి?
ఆ! అవునండి. క్లాసెస్‌కి కూడా వెళ్ళేదాన్ని.
అంటే, ఇప్పుడూ ఆహ్, ఎలా చెప్పాలంటే కొన్నీ సిచ్యువేషన్స్, ఇప్పుడు మీరన్నారు కదా! ఇందాక, వాకింగ్‌కెళ్ళే టైమ్‌లో, మార్నింగ్ పిల్లలు, హస్బెండు, ఇవన్నీ ఉంటాయి కదా! మరి ఇవన్నీటిని మేనేజ్ చేసుకొని, మీరు యోగాకి వెళ్ళేటప్పుడు ఎవరన్నా అంటే, కొన్నీ సిచ్యువేషన్సనేవి మనకి ఆహ్, అడ్డంకుగా ఒస్తాయనమాట ప్రారంభిచ్చేటప్పుడు. హ్మ్. ఏదైనా డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఇంట్లో హస్బెండ్ గానివ్వండి, లేకపోతే పిల్లలతో ఏదైనా, అంటే, చిన్న చిన్న సమస్యలొస్తా ఉంటాయి. మనకు కూడా తెలీవవి సమస్యలని, కానీ ఒస్తూ ఉంటయ్యి. మరి వీటిని వీటియి ఎలా ఎదుర్కున్నారు వెళ్ళేటప్పుడు మీరు?
అవునవును. అవునండి. ఆ! ఆ! <giggles> అవునండి. ఖచ్చితంగా. ఆహ్, ఆహ్, ఖచ్చితంగా అవునండి. నేనూ అవును. మంచి చక్కటి ప్రశ్న వేశారు. ఎలా అధిగమించానంటే, మనం ఒక టైమ్ పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉండాలండి. అది. ఆహ్, ఏదైనా మనకీ కొన్నీ అవాంతరాలనేయి ఖచ్చితంగా ఒస్తాయి. అవి మనకి లేడీస్‌కి మీకు తెలుసు, మంత్లీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. సో, ఆ టైమ్‌లో ఖచ్చితంగా చెయ్యలేము. సో, మనింటికెవరైనా గెస్ట్‌లైతే ఒస్తారు. ఆ సమయంలో కూడా మనం ఖచ్చితంగా చెయలేమండి. ఎందుకంటే, వాళ్ళకి మనం ఆహ్, ఇన్వైట్ చేసినప్పుడు కుదరదూ
హ్మ్. అవును. అవును. అవును. నిజంగా. హ్మ్. అవును. కుదరదు గదా! ఇప్పుడు ఎవరైనా మా ఇంటికొచ్చినప్పుడు, లేదు నేనెళ్ళి యోగా చేసుకుంటాను, నేను వెళ్ళిపోతానంటే ఎలా ఉంటుంది వాళ్ళ ముందు.
<giggles> లేదు. అదీ బావుండదండి. జ్ వాళ్ళు, వాళ్ళు ఒచ్చిన వాళ్ళు కూడా హ్యాప్ ఆహ్, కంఫర్టబుల్‌గా ఫీలవ్వలేరు. మనం కూడా వెళ్ళలేము, కానీ ఆ సందర్భాలు కాకుండా
హ్మ్. అవును. అవును. ఇదేంటంటే, ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు, లేకపోతే మనకి పర్సనల్ ప్రాబ్లమ్సప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం యోగా అనేది మీరిప్పుడు సాయంత్రం వాకింగ్‌కి వెళ్తారు. ఒక 1 హవర్ అలా యేసుకోండి. దాని తర్వాత మీరు యోగా అనంగానే అంటే, ఇప్పుడు మీ హస్బెండు అవసరమా ఇప్పుడివన్నీ యోగా అని? అంటే, ఇప్పుడు ఇంట్లో పిల్లలొస్తారు, వాళ్ళని చదివియ్యాలి, లేకపోతే నేను ఆఫీస్ నించొస్తాను, యంటే, ఏదోకటి రీజన్ చెప్పడం గానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు గానివ్వండి, మీ ఇన్ లాస్ కానివ్వండి, ఇలా ఎందుకు ఈ యోగా, ఇవన్నీ అవసరమంటే, ఏవొక చిన్న అడ్డంకులనేవొస్తయి, ఈ చుట్టాలు, ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాకుండా, మొదట్లో ప్రారంభించేటప్పుడు, ఇలాంటివే ఏమైనా ఎదుర్కున్నారా? ఎదుర్కొంటే వాటిని అధిగమిచ్చెలా యెళ్ళారు?
హ్మ్. అ! ఆ!